మనం చూస్తున్నట్టయితే, తరతరాల నుంచి మన జీవిత శైలిలో ఒక మార్పనేదుంది, అదే వంట.
ఆ! ఆ! అవునండి. అవునండీ.
ఆ వంటనేది తరతరాలుగా వస్తుంది. ఎక్కడ కొన్నీ సార్లేంటంటే, మార్పు చెందింది, అండ్ ఇప్పుడు గూడా కొంచెం మార్పు చెందుతూనే ఉంది. అవునా? అంటే, అది మన జీవితం మీద చాలా ప్రభావితం చూపిస్తుందనమాట వంటనేది. సో, మీరు మీ వంట పరిచయం ఎక్కడ స్టార్టయింది? అండ్ ఎలా స్టార్టయ్యింది? ఎవరి వల్ల స్టార్టయ్యింది? లేదా మీకు మీరే చేసుకున్నారా? లేదా మీ ఫ్యామిలీ కోసం మీ వంట శైలిని మార్చడం జరిగిందా?
ఆ! అవును. అవును. అవును. అవును. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! చే అంటే, వ వంట అనేది నాకు ముందు తెలీదండి ఎక్కువ. ఎందుకంటే, మ్యారేజ్‌కి ముందూ వంట చేసే ఛాన్స్ నాకెప్పుడూ రాలేదు.
ఓకే. హ్మ్. ఓకే అండి. ఓకే. అంటే, కాదు, కాదు. ఇక్కడా లిటిల్ ప్రి ఆహ్, లిటిల్ ప్రిన్సెస్ డ్యాడా అండి?
మా అంటే, నాకన్నా పెద్ద అ అక్కలుండేవాళ్ళు. ఆ! ఆ! <laughs> అంటే, కొంచెం అలాంటిదే అనుకోండి. ఇంకోటేంటి ఆ! ఇంకోటేంటంటే, నాకు ఛాన్సనేది ఎప్పుడూ ఇవ్వలేదు. ఎప్పుడు మా మదరు వంట జెయడమో, లేకపోతే మా అమ్మమ్మో, అలాగా ఆహ్, నా బాల్యమంతా అలాగే గడిచిపోయింది.
<chuckles> ఆ! అంతే గదా! ఆ! హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్.
తర్వాతా నాకు మ్యారేజయింది. మ్యారేజయిన తర్వాత మా అత్తగారు ఎక్కువ, అంటే నన్ను ఎక్కువ ఇష్టపడేవారు. ఒ ఒక్కటి హ్మ్. ఆహ్, ఒక్కడే కొడుకనమాట ఆవిడికి. సో, ఆవిడికి కొ నన్ను కోడలుగా కాకుండా కూతురుగానే ఎక్కువ జూసుకునేది.
హ్మ్. ఓకే. ఆహా!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

ఆ! ఆ పొడిలోని అలాగా దాన్ని తిప్పుతాం, తిప్పిన తర్వాత దాన్ని నేనేం జేసానంటే, ఇప్పుడు మన పిల్లలు తినేవి ఉంటాయి గదా! అది ఏమంటారు, ఆహ్, చిప్స్, చిప్స్, చిప్స్ లేస్ అంటాం చూడు లేస్.
హ్మ్. ఓహ్! చిప్సా అండి. ఆ! అవును. అవును. అవును. అవును.
అయితే <giggles> ఆ లేస్ మొత్తం పౌడర్ జేసాను. చేత్తోటే చేసి
ఓకే, అంటే ఇంకా క్రిస్పీనెస్ రావడానికా అండి. ఈ టిప్స్ అనేవి? ఓకే ఓకే డన్. ఓకే. హ్మ్, చెప్పండి.
రావడానికి రావడానికి. ఆ! <giggles> ఆ! చేసి దాన్ని, దాన్నేం చేసానంటే, ఆ చికెన్ పీస్ పైన మొత్తం గార్నిష్‌లాగా అంటే మొత్తం గార్నిష్‌లాగా దాన్ని అంటించ్చాననమాట.
ఓహో! ఓకే. నిజంగా మీరు చెప్తుంటేనే నాకు నోరూరుతుందండి. డెఫినెట్లీ నాకు తినాల్ హ్మ్.
అదంటిచ్చి <chuckles> ఫ్రై చేసి, ఫ్రై చేసి ఇచ్చాను పిల్లలకి. అంటే అది నా, నా సొంత ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు నేను.
అంటే ఆహ్, ఎలా ఎలా ఫీల్ అయ్యారు. అది తినగానే? మమ్మీ ఓకే ఓకే. ఆ!
బావుంది టేస్ట్. టేస్ట్ బాగొచ్చింది. కలర్ గూడా బాగొచ్చింది. అది ఇంకోటేంటంటే ఆ చిప్సు, ఆ లేసు చి అంటుకోవడం వల్ల తింటుంటే పైన క్రిస్పీగా లోపల మెత్తగా చికెన్ జ్యూసీ‌గా ఆ! వచ్చిందనమాట. టేస్ట్ మటుకు బానే బానే వచ్చింది అంటే నేను కేఎఫ్‌సి అంత టేస్ట్ అని చెప్పలేను. కాకపోతే ఇదొక రకమైన టేస్ట్.
ఆ! హ్మ్. అవును. అవును. హ్మ్. ఓకే. అంతే గదా! ఓకే అండి. అంటే మరి ఈ మటను, చికెను ఎలా చేస్తారు? మరి మరి పెద్ద వాళ్ళకి నచ్చేలా చేస్తారా? లేదా మీకు నచ్చేలా చేసుకుంటారా? పిల్లలన్నాక కొంచెం కారం తక్కువ తింటారు. ఓన్లీ. సో, వాళ్ళకి నచ్చేలా చేస్తారా? ఎలా చేస్తారు?
ఆ! ఆ! హ్మ్. ఆ! అవును. అవును. ఆ! ఇప్పుడు మెయిన్‌గా అయితే ఇంట్లో ఎలా ఉంటదంటే, పిల్లలు అడిగిందే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం.